అయితే కొన్ని, కొన్ని సినిమాలు చూసినప్పుడు మనకి, అయ్యా! ఇది కదా సినిమా అని చెప్పేసనంటే అనిపిచేది. ఇలాగ చాలా సినిమాల వరకు కొన్ని కొన్నే ఉంటాయన్నమాట. ఇలాగ మీరు చూసిన సినిమాల్లో, మీ భావాల్ని మార్చిన సినిమా ఏంటిది?
అవునండి. అంటే మనం చిన్నప్పటినుండి సినిమాలు చూస్తా పెరుగుతున ఆహ్, అంటే, అలాంటివి వై వై వాతావరణంలో నేనైతే మరీ ఎక్కువ పెరిగానండి. నా చిన్నత
అంటే, చిన్నప్పటినుంచి ఎక్కువ సినిమాలు చూస్తా ఉన్నారన్నమాట మీరు.
ఆ! అంటే, మా మె మేమున్న ఊర్లోనే, దాదాపు ఒక టౌనులో ఒక, 5 సినిమా హాలులున్నాయంటే మనకు నై అంటే 1980స్ నుండి, అలాగా అప్పటి నుండే ఒక 5 సినిమా హాల్లు సింగిల్ స్క్రీన్స్. అలాగా ఊర్లో ఎంతమంది జనాలు పోతుంటే, ఆడన్ని స్క్రీన్స్ ఉన్నాయనేది ఒకసారి ఊహించుకోండి. ఒక నార్మల్ టౌన్ ఖచ్చితంగా అండి. ఒక నార్మల్ టౌన్‌లో ఆహ్, అంటే, మాకె చెప్పేవాళ్ళండి. అంటే మా అంటే మాకు పెద్దలు ఉంటారు గదండీ. ఆహ్, తాతల తాతలు వాళ్ళు.
అంతేనా? సరే. అవును. ఖచ్చితంగా. బావుందైయితే గాని. మరీ, ఫస్ట్ ఫస్ట్ చూసిన సినిమా ఏంటిది మీరు?
ఆహ్, అంటే నాకు ప పర్టిక్యులర్‌గా నేను, నేను ఫస్ట్, ఫస్ట్ చూసిన సినిమా అనేది గుర్తులేదు గానీ, కానీ నేను చిన్నప్పటి నుండి అంటే, మా అమ్మ వాళ్ళు నా చిన్నప్పుడు దీసుకొనిపోయిన సినిమాలు, వీటి గురించి చెప్పినప్పుడు మాత్రం ఆహ్, 'మురారి' సినిమా.
'మురారి.' మరీ ఇప్పుడు 'మురారి' సినిమా చూసినప్పుడు, మీకనిపిచ్చిందేంటి? ఫస్ట్, ఫస్ట్ ఆ ఫైర్ రావటం గాని, అయన్నీ చూసినప్పుడు నిజంగా ఎలిఫాంటు, అవన్నీ ఉంటాయి కదా! దాంట్లో ఏనుగు.
అలా హ్మ్. ఖచ్చితంగా అండి. 'మురారి' సినిమా చూసినప్పుడు చిన్నతనంలో అంటే, మనకప్పుడు అంటే చాలా చిన్న పిల్లోనండీ. నాకేం తెలీదు పెద్దగా. కానీ, ఆ సినిమా ఇన్‌ఫ్లుయెన్స్ అనేది నాకు బాగా పడింది. అంటే, ఎలా అంటే ఇప్పుడు నా ఫేవరైట్ హీరో ఎవరంటే, నేను 'మహేష్ బాబు' గారి పేరు చెప్తాననమాట.
హ్మ్. అవునా! అబ్బా! మహేష్ బాబు గారి పేరు. హ్మ్. చాలా చక్కగా ఉంది మహేష్ బాబు గారి పేరు చెప్పటం. ఆ! చెప్పండి.
ఆ! అందులోను మా ఇంట్లో వాళ్ళు ఎవరన్నా కూడా, ఆహ్, "ఎందుకు నీకు మహేష్ బాబు గారు ఇష్టం," ఇలా అంటే ఆహ్, నేను సినిమాల గురించి అనను గాని, ఆయన మంచీతనం అంటే ఆయన చేసే కార్యక్రమాలుంటాయి కదండీ! డొనేషన్స్ గానీ, ఇలాంటివి వీటిలతో ఎక్కువ కొద్దిగా నచ్చుతూ ఆయనా అంటే సినిమాలు కూడా ఇష్టమే. కానీ, ఈటి మీద నాకు ఎక్కువ, కొద్దిగా ఎక్కువ నచ్చేదంటే
అవునండి. ఇప్పుడు, 'మహేష్ బాబు' గారి సినిమాల్లో ప్రతీది కూడాను చూసుకుంటే, ఇలాగా సామాజిక దృక్పథమనేది ఎక్కువుంటది ఆయన సినిమాల్లో. అంటే, ఏదోక మెసేజనేది ఇస్తా ఉంటారు సినిమాల్లో చూసుకుంటే.
హ్మ్. అవునండి. అవును. అదీ
మీకు బాగా మెసేజ్ ఇచ్చిన సినిమా ఏంటి? దాని వలన ఏమన్నా చేంజెస్ ఏమన్నా జరిగినాయనిపిచ్చిందా మీకూ? బయటగాని అలాగా?
అంటే, మొదటిసారిగా ఆయన ఒక మెసేజు అంటే, జనాలకు ఒక మెసేజివ్వాలని చేసిన సినిమా నాకు తెలిసినంతవరకు 'శ్రీమంతుడు' అనుకుంట. ఒక ఉ ఒ ఒక ఊరిని దత్తతగా తీసుకోవాలి. అంటే, మనకు చాలా వరకు సంపాదిచుకున్నాం. ఇంక మనా అంటే, తరతరాలకి సరిపోయేంత సంపాదిచ్చుకున్నాం ఇంకా ఎక్కువైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో లేనోళ్ళకి పెట్టొచ్చు కదా! అలాగా ఆ సినిమాలో ఆయన నేను పెట్టగలిగితే
అవును. 'శ్రీమంతుడు' సినిమా. ఏదన్నా డైలాగ్ గుర్తుందా 'శ్రీమంతుడు' సినిమాలోది మీకు?
అంటే ఆహ్ ఒక ఒక డైలాగుందండి. ఆహ్, ప్రతి ఒకటి ఆహ్, అంటే మనకు లాస్ట్‌లో ఆ ఫైట్‌లో వస్తది కదండీ. ఆహ్, అంటే ఒక చిట్టీ రాసుకొని వస్తాడు. మనకు విలన్స్‌ని చెప్పడానికి అంటే, లిస్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కటి ఇవ్వాల, లేకపోతే లావయిపోతారు ఇవ్వకపోతే అని చెప్పి మనకు అక్కడ
అవునా? ఏంటిదో చెప్తారా ఒకసారి? ఆహా! ఉహూ. లావైపోతారనేది బాగా గుర్తుందన్నమాట.
ఆ హీరోయిన్‌కు రిపీటెడ్ డైలాగ్. అంటే ఆమె చెప్పి ఉంటాది ఒకసారి ఆ డైలాగు. అది అక్కడ మళ్ళీ రిపీట్ చేసేటప్పుడు అది ఒక సీన్‌కి మ్యాచ్ అయ్యి అది నాకు బాగా నచ్చిందన్నమాట. ఆ సినిమాలో పర్టిక్యులర్‌గా.
ఓకే. అంటే హీరోయిన్ అప్పటిదాకా లవ్ ఓరియెంటెడ్‌లో చెప్పిన డైలాగులన్నీ కూడాను ఇక్కడ హీరో వచ్చేసరికి యాక్షన్ ప్యాక్‌లో ఉన్నప్పుడు చెప్పినప్పుడు మీకు సంతోషం అనిపించింది ముందుల. విజిల్స్ పడిపోయినాయా థియేటర్‌లో?
ఆ! ఆ! అంటే ఆయన ఆ! ఖచ్చితంగా అండి. అసలు నాకైతే మళ్ళీ ఆ సినిమాలో చాలా వరకు ఒక మంచి అనుభవం. అదేంటంటే ఆ సినిమా రిలీజయిన మొదటి రోజేమో మా ఇంట్లో వాళ్ళు నాకు తెలియకుండా వాళ్ళేమో ఎళ్లారన్నమాట. ఆ మూమెంట్‌లో అక్కడ
మీకు తెలియకుండానే మహేష్ బాబు సినిమా గారికెళ్ళిపోయారు మీ ఇంట్లో వాళ్ళు.
ఆ! మా నాన్న గాని, మా తమ్ముడు వీళ్ళిద్దరూ బోయినప్పుడు వాళ్ళు ర్యాండమ్‌గా బోయారు. ఇంకా ఎళ్ళిపోయారు. నాకు తెలియదు నేను నిద్రపోతా ఉన్న ఇంట్లో.
అట్లాగా. ఆ!
సో, నాకూ నేను ఉదయం నిద్ర లేసినప్పుడు నాకు చెప్పారనమాట. మేము సినిమాకెళ్ళావా అని జెప్పి.
బెనిఫిట్ షోకెళ్ళారైతే వాళ్ళు.
ఆ! వాళ్ళు బెనిఫిట్ షోకెళ్ళిపోయారనమాట.
అబ్బో! ఆహా! చక్కగా ఉంది.
మరీ నాకెలా ఉంటదండి, వాళ్ళింక ఆ మాటనేస్తే? నా ఫేవరెట్ హీరోకి, నాకు జెప్పకుండా మీరెళ్ళిపోవడమేందని జెప్పి, ఇంగ నేనింక ఆ రోజు స్కూలూకి హాలిడే బెట్టేసి నేనెళ్ళాననమాట.
అంతే గద మరి! ఆహా! చక్కగా ఉంది మొత్తవంతా గూడాను. స్కూలికి సెలవ పెట్టేంతా యెళ్ళిందనమాట మొత్తం ఆ గొడవ. <chuckles>
ఉ అంటే, అదొక మంచి మెమరీ అయిపోయింది నాకు. అంటే, యెళ్ళడం ఏంటంటే, మనకప్పుట్లో ఈ టికెట్ రేటు గూడా 50-100 లోపలుండేది. ఆ! మె నాయి నేను తీసుకుందొక 50 టికెట్టనమాట. నేనక్కడా తీసుకొనొకా 50 టికెట్ దీసుకుంటే, నాకు మళ్ళీ తిరిగొచ్చేటప్పుడికి నాకొక రూ. 50 దొరికింది.
అదే గదా! రూ. 50 మాత్రమే ఉండేది. అవును వాస్తవం అది. హ్మ్. దొరికింది. ఆ డబ్బులు మీకొచ్చేసినియి. మీరేదైతే తిరిగిద్దావనుకున్నారో, అది మీకొచ్చేసింది మళ్ళా.
ఆ! న <chuckles> ఆ! నాకు అది బాగా గుర్తుండిపోయిందనమాట ఇప్పటికి గూడా. అంటే, నేనొకా సినిమా కోసం వెళ్తే, నాకదే డబ్బులు మళ్ళీ ఒచ్చేటప్పుడు దొరికాయనమాట. అక్కడ ఎవరినడిగినా గూడా మాది గాదు, మాది కాదు అన్నారు. ఇంక నేనే దీసుకున్నానింక.
అదేలేండి. అర్థమైంది. హ్మ్. సినిమా చూసొచ్చిన ప్రభావం అది అందుకనే.
ఆ! ప్రభావం అనే జెప్పొచ్చు. ఎంద్ ఎందుకంటే ఆయన అంత జెప్పిన తర్వాత ఇంక దాంట్లో అంత మంచితనం ఇంక తీసుకోవాలని అంటే చిన్నతనంలో మనకేదన్నా దొరికితే వెంటనే తీసేసుకుంటాం గదా! నేనింక సినిమా జూసి లేదు ఇది
అంతే గదా! మరి. పోనీ మంచిగా చేసారిక్కడ. వాస్తవంగైతే రూ. 50 ఎవరిదన్నా పోయినయా అక్కడ ఉన్నవారిదున్నయ అంద్ అడగటం కానీ ఏదైనా గానీ, చాలా చక్కగా ఉందన్నమాట మొత్తం అంతా గూడాను. మరి తర్వాత చూసి మంచిగా అనిపిచ్చిన సినిమా ఏంటి? అంటే థియేటర్‌లో నుంచి బయటికి రాగానే అబ్బా! ఇట్లాగా అనిపించిన సినిమా ఏంటి మీకు? అబ్బా! అనిపించిన సినిమా?
నిజంగా అండి. అవును. అబ్బా! అంటే అనిపిచ్చింది మాత్రం నాకు ఆహ్, మొదట్లో మాత్రం 'బాహుబలి' అండి. ఈ 'శ్రీమంతుడి' కన్నా ముందు 'బాహుబలి' అసలు ఆ మొదటి పాట ఉంటది గదండీ! కొండెక్కేటప్పుడు 'ధీవ‌ర' అంట.
'బాహుబలి'. అవును. దానికంటే ముందల ఒక పాట ఉంటది 'శివుడియానా' అని చెప్పేసనీ.
అసలు ఆ విజువల్స్‌కి ఆ! అది గూడా అండి. ఆ!
ఆ! పాట చూసినప్పుడు మీకేమన్నా గూస్‌బంప్స్ లాంటియి అలాంటియేమన్నా వచ్చినాయా మీకు?
ఖచ్చితంగా అండి. అంటే శివుడి లింగాన్ని కింద కొట్టేటప్పుడు అది పగులొచ్చేటప్పుడు ఈయన అంటే ఈయన గానీ బాడీ మొత్తం చూపిస్తా మనకు ఇంకా చూపి అంటే శివుడ్ని ఒకవైపు 'ప్రభాస్‌ని' ఒకవైపు చూపిస్తుంటే, ఇది గదరా! ఫ్రేము, ఇది గదా! షాటు. ఈ సినిమా మంచిగా ఆ! అలా స్టార్టింగ్‌లో అనిపిచ్చిన సినిమా, లాస్ట్‌లో కట్టప్ప పొడిచేసాడు‌రా అన్నప్పుడు అసలు మైండ్ బోయిందండి అసల‌కా.
అలా అనిపిచ్చిందన్నమాట మొత్తం అంతా గూడాను. ఆ! అది అర్థమవుతుంది. మైండ్ పోయింది మీకు అక్కడైతే మరి. అయితే ఇక్కడ మరి మ్యూజిక్ సెన్సేషన్స్ అనేయి కొన్ని, కొన్ని సినిమాలు ఉన్నాయి. పాట సినిమా ఎలా ఉన్నా కానీ, ఇక్కడ మ్యూజిక్ కోసం వెళ్ళే సినిమాలు కొన్ని కొన్నుంటాయి.
అసలు యో అవునండి. అందులో నాకు తెలిసినంత వరకూ ఆహ్, ఈ 'మురారి' సినిమా గానీ చెప్పుకోచ్చు. ఇప్పుడుకి గానీ
'మురారి' ఒకటి చెప్పుకోవచ్చు సరే, ఇందాక 'మురారి' గురించి చెప్తున్నప్పుడు మీరు చెప్పారు చిన్నతనంలో ఉన్నాను అని చెప్పేసని. కానీ, ఇప్పుడు పెద్దయ్యారు కదా! కొంచెం. పెద్దైన తర్వాత, దాన్ని ఏమర్థం చేసుకున్నారు ఆ సినిమా చూసి మీరూ?
అవును. రీ రిలీజ్‌కెళ్ళాను. రీ రిలీజ్‌ గానీ వెళ్ళానండి నేనూ ఆ సినిమాకి, ఆ ప్రభావం.
రీ రిలీజ్‌కి కూడా వెళ్ళారు. అయితే, ఇప్పుడు మీరు చిన్నప్పుడు గురించి చెప్పొద్దు. మరి ఇప్పుడు పెద్దయిన తర్వాతే చెప్పండి ఒకసారి మరి.
ఆ! మనకూ
ఏమర్థం చేసుకున్నారు ఆ సినిమా చూసి మీరు?
అంటే ఈ మనకుంటాయి కదండీ! ఈ నమ్మకాలూ ఇయన్నీ కూడా ఓకె. కానీ, అంతకు మించి మన మి మనం చేసే పని మీద సంకల్పమనేది మనకు గట్టిగా ఉంటే అంటే దాంట్లో వాళ్ళ బామ్మగారెక్కువగా భయపడిపోతా ఉంటారు కదండీ!
అంతే కదా! మరీ.
అదీ మనకు హీరో ఒచ్చీ, లేదూ నేనమ్మను అంటే కానీ, అవి జరగతుంటాయి. యాస్ ఫర్ ఆస్ట్రాలజీ వైసేమో, జరగాల్సినటివన్నీ జరగుతుంటాయి గానీ, మనం చేసే ప్రయత్నం మనం చేస్తే, అవి మారే ఛాన్సెస్ ఎక్కువుంటాయి అని చెప్పేది నాకు అంటే ఇప్పడికి కూడా మనం చాలా వరకు చూస్తుంటాం. కొన్ని ప్రాంతాల్లో అయితే మరి ఆన్ మూఢనమ్మకాలు, ఈ నమ్మకాలు ఇవన్నీ ఉంటుంటాయి. ఏదండి?
ఖచ్చితంగా, ఖచ్చితంగాను. అవును. మీకూ గుర్తుందా ఇది? మీకు గుర్తుందా ఈ పాట? హ్మ్. ఏంటి అనంటే, ప్రతీ సినిమా అంటే ప్రతి పెళ్ళి వీడియోలోను కూడాను ఆ పాటనేదుంటది.
అవునండి. ఈ 'మురారీ' సినిమాలోది మరీ ముఖ్యంగా అయితే. ఆ పాట ఆహ్
'మురారి' సినిమాలోదే. ఏం పాటదీ గుర్తుందా?
మనకూ పాట, ఆ! చందమామ ముందుకు రావమ్మ. ఆ!
చందామామ చందామామ అని చెప్పేసని. 'కిందికి చూడమ్మా. కిందికి చూడమ్మా' అండి. నేనే పాడతన్నానండి, మీరు ఫ్యానన్నారూ ఇక్కడ చూస్తే గనక.
<chuckles> అంటే, నాకు పాటలు రావండీ. అది నాకది చాలా ఇబ్బంది. కొద్దిగా పాటలంటే మాత్రం కష్టమే. ఆ పాటల విషయం
అయ్యయ్యో! ఆహ్, ఏం కాదులేండి పర్లేదు. మరిప్పుడూ ఇంకేం చిత్రాలు చూశారు మీరూ బాగా? 'బాహుబలి' తర్వాత ఇంకా చాలా సినిమాలొచ్చినియి గదా! మనసుకు హత్తుకుని, మనసుకు హత్తుకొని
సినిమాలు విష్ చాలా ఒచ్చాయండి. మళ్ళీ ఇంక మనకు మనసుకి హద్దుకోనంటేనా 'హాయ్ నాన్న' అండి. 'నానిగారి' సినిమా ఉంటది గదా! అది చాలా ఎమోషనల్‌గా ఆహ్, అసలు సినిమా హాల్లో నేను నాకు దెలిసినంత వరుకూ చాలా సంవత్సరాల తర్వా అసలు నేను ఏ సినిమాకేడ్చానో గానీ, నాకు తెలీదు గానీ, ఆహ్, ఇ ఏడ్చేశానండి. అంటే, కన్నీళ్ళూ ఒచ్చేశాయి ఆటోమేటిక్‌గా. అంటే, ఆ విధంగా కనెక్టయిపోయాం, ఆ మ్యూజిక్‌కనే జెప్పుకోవచ్చు.
అలా అనిపిచ్చిన సినిమాలు? 'హాయ్ నాన్న' అవును. ఆ సినిమాకైతే ఎడ్చెశారు మీరు. అయ్యయ్యో! అంతేలెండి. కరక్ట్‌గా జెప్పారు.
తర్వాతా
మరీ మీరీ సినిమా చూశారా, 'జెర్సీ' సినిమా జూశారా?
అదీ నేనూ చూడలేదండి. అంటే, సినిమా థియేటర్‌లో జూడలేదూ. హ్మ్, నార్మల్‌గా అది టీవీల్లో ఒచ్చేటప్పుడు చూశాననమాట.
అవునా! మరి దాంట్లో మంచి డైలాగ్ ఒకటుంటది. "నువ్వు మారావన్న ప్రతిసారి కూడా యు ప్రూవ్ మీ రాంగని" జెప్పేసని.
ఏదండి? ఆ! ను అవునాళ్లు వైఫ్ అండ్ హస్బెండు.
ఇది టచయిందా ఏమన్నా మీకు?
అది <chuckles> నార్మల్‌గా మీమ్సప్పుడు ఇ మరీ ఎక్కువగా వాడేస్తున్నారండి ఈ కాలంలో అంటే. అంటే, మ
అయ్యయ్యో! కానీ మంచి సీరియస్ డైలాగ్ కదండది. అదేమన్నా టచయిందేమో అనుకున్నాను మీకు.
అవును. కానీ సక్సెస్ వచ్చినప్పుడు, ఆయనా అది ఎక్స్‌ప్రెస్ జేయడానికి ఎవరికి జెప్పాలో తెలీక ఎక్కడికి బోవాలో అర్థం గాక, ఒక ట్రైన్ వెళ్లే మూవింగ్ ట్రైన్ దగ్గరకి వెళ్లి తను ఆ తపనంతా ఒక్కసారిగా అరస్తాడు గదండీ! మొత్తం ఎక్స్‌ప్లోడ్ అవుతాడు. అది య ఆస్ అంటే ఇలాంటి మూమెంట్ మన లైఫ్‌లో జరిగితే బావుండురా! అంటే మనం కూడా ఒక రైల్వే స్టేషన్‌కెళ్లి సేమ్ సీన్ రిక్రియేట్ జేయాలి. ఇలాగని చేస్తే
వాస్తవం. అదే గదా! అయ్యయ్యో! ఆ సీన్‌ని గూడా మీమ్స్ చేసేసారండి పాపం.
ఆ! అది నిజమే అండి. అది గాని మీమ్స్ అంటే, ఈ కాలంలో మరి మీమ్స్ అనేటివి సినిమాల ద్వారా ఎక్కువ వచ్చేస్తున్నాయిలెండి.
అంతే గదా మరి. అంతే గదా! మరిప్పుడు కొన్ని కొన్ని సినిమాల్లో చూసినప్పుడు హీరో ఇంట్రడక్షననేది గూస్‌బంప్స్ వచ్చేస్తాయి.
అవును.
ఏ సినిమా చూసినప్పుడు మీకు గూస్‌బంప్స్ వచ్చినియి?
ఆహ్, రీసెంట్‌గా చెప్పాలంటే
రీసెంట్‌గా ఏం అవసరం లా. ఏదైనా గాని జెప్పండి మీకు నచ్చింది?
ఓకే. అసలు నాకు స్ హీరో ఇన్‌ట్రడక్షనూ హ్మ్. ఏ సినిమా?
'పోకిరి' నచ్చిందా? పోనీ. మీ 'మహేష్ బాబుదే' అడుగుదాం.
<chuckles> 'పోకిరి' ఆల్ టైమండి. అదీ ఎన్ని సార్లు జూసినా గాని బావుంటది గానీ. ఆహ్, కానీ, ఆహ్, నాకు మరీ అంత పిచ్చెకిచ్చేలాగా అంటే, అదికాని ఏం పెద్దగా అనిపిచ్చదండి. అది జస్ట్ ఒక నార్మల్ ఫైట్‌లో కూరగాయలన్నీ ఎగిరేది బావుంటది. అంటే, అప్పుడు అది బావుంది.
అంతే గదా! అవునా! సరే. ఈ సినిమా చూసారా మీరు? 'ఎన్టీఆర్' గారిది 'ఊసరవల్లి' అని చెప్పేసని సినిమా చూసారా?
ఖచ్చితంగా అండి. ఇదైతే చ అస్సలు చెప్పుకోవచ్చు. ఇది పర్ఫెక్టు. నిజంగా గూస్‌బంప్స్ వచ్చాయండి.
అవునా! హ్మ్. అది ఆహ్, ఆ గూస్‌బంప్స్ అనేయి వచ్చినియ, ఎంట్రి షార్ట్స్ వచ్చినప్పుడు?
ఆ! ఇది మాత్రం గూస్‌బ ఆహ్, అక్కడ ఒడ వ అంటే, ఒక రౌడీ గ్యాంగొళ్ళు ఆహ్, ఇంట్రడక్షన్ లాగా ఇస్తుంటాడు. ఆడు నడిస్తే ఇలాగా అంటే, వాడు నరనరాల్లోనూ ఉంటది అన్నప్పుడు, మనకి స్కెలెటన్ నుండొచ్చి దానికి మజిల్ రావడం. తర్వాత, అంటే మీరు ఇదండి పర్ఫెక్ట్ సీనంటే, నిజంగా ఆహ్, నాకు 'పోకిరి' కన్నా, మీరు నాకిదే అంటే మీరు చెప్తంటే నా మైండ్‌లో రనైపోతుంది ఆ సీను.
అవును. స్కెలిటన్ నుంచి వస్తది మొత్తం అంతా కూడాను. రనైపోతూ ఉందా ఆ సీను?
ఆ! ఆ మ్యూజిక్కు. అస్సల ఆ సినిమా ఎలా ఫ్లాపయిందో ఏమో గాని. ఆ! మ్యుజిక్కుకి అది. అలాంటి సినిమా తీయాలండి మళ్ళీ గూడ, మళ్ళీ గూడ ఒకవేళ గాని కుదిరితే ఆయనకి.
హ్మ్, ఆహ్, హృదయ అగ్నిపర్వతం అని జెప్పేసి అనుకుంటూ వస్తది. అస్సలా 'నరనరాల' అని జెప్పేసనుకుంటా. రీ ఎడిటింగ్ చేసి తియ్యాలి సినిమానంటారు.
మేబీ. అంటే, ఆయనంటుంటాడు గానీ, నాకు 'శక్తి' సినిమా అనేది చాలా దెబ్బడిపోయింది అని జెప్పి. నాకు తెలిసినంత వరుకూ ఆడియన్స్ ఫెయిల్ జేసిన సినిమా మాత్
అయ్యయ్యో! 'శక్తి' సినిమా కూడా బానే ఉంటదండి.
యాక్చువల్‌గా నాకు నచ్చద్దండి అదీ. ఎందుకు ప్లాపనేదీ అ అంటే, మేబీ ఆ లుక్స్ వల్లేవన్నా ఫ్లాపయ్యుండచ్చు. ఆహ్, ఆ ఓల్డ్ క్యారెక్టరొకటుంటది గదా! మనకు.
ఏమో చెప్పలేము. అదే గదా! మేబీ అయుండొచ్చు. మరీ ఇప్పుడూ హీరో ఇంట్రడక్షన్‌లనేయీ కాకుండా, ఫస్ట్ ఫస్ట్ తొలి పరిచయం అని చెప్పేసని కొన్ని కొన్ని సినిమాలు రిలీజవుతా ఉంటాయి హీరోలయ్యి. ఫస్ట్ ఫస్ట్ హీరోలియ్యి. ఓకెనా? అంటే
అది కొద్ది అది కొద్దిగిబ్బందిగా ఉంటది. మనకూ రామ్ చరణ్ గారి 'చిరుతా'.
అబ్బా! ఆ! 'చిరుత' గుర్తుందా మీకూ?
త 'చిరుత'. 'పూరి జగన్నాథ్' గారి మార్కట్టే పూర్తిగా గనిపిస్తా ఉంటది. ఆ పాటలు గానీ, అసలూ
హుహు. మరి దాంట్లో ఇంట్రడక్షన్‌ గానీ, ఏమన్నా నచ్చిందా మీకు?
ఆ! దాంట్లో ఇంట్రడక్షన్ భలే ఉంటది గదండీ! మనకు జైల్లో ఉన్నప్పుడూ, సమ్‌థింగ్ ఆయనకి మొత్తం కాటన్ బ్యాండ్స్‌లాగా చుట్టి బెట్టేసుంటే, వాటిల్ని ఆ! సేమయి లాగేటప్పుడు ఆయన హీరో రివీలవడం, అలాగే మనకూ ఇంకెవరున్నరు రీసెంట్‌గా? రీసెంట్‌గా ఆహ్, మనకు 'ఉప్పెన'లో గానీ జెప్పచ్చు. అసలెవరన్నా ఒక ఫస్ట్ సినిమా 'ఉప్పెన' లాంటొకా
అవును. మొహవంతా కూడాను చుట్టి పెట్టుకుంటారు. 'ఉప్పెన‌' లోదా? 'ఉప్పెన' నచ్చిందా మీకు సినిమా? బావుంటదా?
అంటే, సినిమా వైజ్‌గా బావుంటదండి. కానీ, ఫస్ట్ సినిమా అలాంటి స్టోరీ తీసుకోవాలా! అలాంటి సెన్సిటివ్ స్టోరీస్ తీసుకోవాలన్నప్పుడు, డేర్ జేసి రిస్క్ చేసినోళ్ళే అలా చేయగలరు. అందుకే గదండీ, ఇప్పుడు ఆ హీరోకి ఇప్పుడు రీసెంట్‌గా ఏవేవో చాలా రకాలు జోనర్స్‌లో సినిమాలు జేస్తున్నాం ఆడట్లేదు. కానీ, ఆ ఫస్ట్ పాట ఆ సినిమాలో పాటలు గాని ఆహ్
అంతేనంటారు. అవును. వాస్తవం అది మాత్రం. అంటే, ఇక్కడ అదే నేనంటంది. ఇందాక‌డ మ్యూజికల్ కనక చూసుకుంటే గనక, మ్యూజికల్ హిట్స్ ఆ పాట ఉంటె చాలు, అని చెప్పేసనెళ్ళిపోయిన సినిమా ఏంటి మీరు?
నేను ఆహ్, మ్యూజిక్ కోసం, అసలు హీరోకి సంబంధం లేకుండా పోయిన సినిమా అయితే ఆహ్, 'బేబీ' సినిమా అండి. ఆ 'బేబీలో' సాంగ్సు 'ఏ చోట ఉండలేకపోయినా!' అంటే, ఆ సాంగ్స్ కొన్ని రిపీటెడ్‌గా
బే ఏంటండి పాట పాడుతున్నారా? ఏదైనా చదువుతున్నారా?
అంటే, అది చెప్పాను కదండీ! నాకు రాదని చెప్పేయ్యొచ్చు, నేను పాడిన చదివినట్టే ఉంటది. చదివిన చ పాడిన‌ట్టు
పాటలు పాడటం మరి తమిళ్ సినిమాలేవన్నా నచ్చినియా? రిమేక్ సినిమాలు గాని, తమిళ్ సినిమాలు గాని ఏవన్న నచ్చినీయా మీకు?
యాహ్! తమిళ్ సినిమాలు గూడా అహ్, కొన్నీ నచ్చుతుంటాయండి. అంటే
ఎవరు మీకిష్టమైన నటుడెవరు, తమిళ్ సినిమాల్లో?
నాకూ అంటే, మనకెక్కువుగా మనం చిన్నతనం నుండి స్ తమిళ్ హీరోలు జూసింది 'సూర్య' గారినే గదండి. 'గజిని', 'సింగం'. ఆ తర్వాత 'విక్రమ్‌గారు.' ఇప్పుడంటే తలపతి ఆ! 'కార్తీ' గానివండి. ఖచ్చితంగా. 'కార్తీగారు' గూడా. 'ఆవారా' సినిమా అయితే ఎన్ని మాటులండి అసలు, ఆ పాటలు.
అవును. 'సింగం'. 'విక్రమ్‌గారు' గూడా ఇష్టం మీకు. కార్తీ? 'ఆవారా' సినిమా బాగిష్టం మీకు. పాటలు నచ్చుతయిగా దాంట్లో మీకు?
ఆ! ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా ప్రత్
అయితే ఇప్పుడూ, ఇన్ని సినిమాలు గురించి చెప్పారు గదా! మీరు, ఈ సినిమాలనేది మొత్తం అంతా కూడాను, ఎలాంటి భావననేది మనలో కలిగింపజేస్తాయి మొత్తం అంతా కూడాను? ఒక్కొక్క సినిమాకొక్కొక్కా ప్రత్యేకతనేదుంటది. ఇది చూసినప్పుడు ఇలా మారాలి మనము, ఏదన్ననిపిచ్చిందా మీకు ఏదన్నా సినిమా చూసినప్పుడు?
హ్మ్. అంటే అవును. ఖచ్చితంగా. అంటే, ప్రతి సినిమా చూసినప్పుడూ, ఆ సినిమాలో హీరో క్యారెక్టర్‌ లాగా మనవుంటే బావున్ను, అని జెప్పి ఇలా మొదటీ అనిపిచ్చింది. ఆ! మొదటిగా అనిపిచ్చే భావన. ఇప్పుడూ 'విక్రమార్కుడు' సినిమా జూసినప్పుడు, అరె, పోలీసంటే ఇలా ఉండాలిరా. మనం గానీ ఇలాగా పోలీసయితే బావుండును అన్నట్లు అలా అనిపిచ్చేది. ఆ తర్వాతా ఆహ్, 'భరత్ అనే నేను' అనే సినిమా జూసినప్పుడు, అరే, మన సీఎంలు గూడా ఇలా ఉంటే బావుండు గదా! అంటే
అబ్బా! అలా అనిపిస్తా ఉంటదా మీకు? అబ్బా! అవును. వాస్తవం అది మాత్రం. సీఎం అయిపోవాలనిపిచ్చిందా మీకు? మీకు సీఎం అయిపోవాలనిపిచ్చిందా అంటున్నానక్కడ.
<chuckles> నాకూ అనిపిచ్చింది గానీ, అది నిజ జీవితంలో జరగదు గాబట్టీ, <giggles> మనోళ్ళు, ఉన్నోళ్ళిలా ఉంటే బాగున్ను, అన్న ఒకా భావనలో ఉండేను, కానీ నేనూ సినిమా నుండి ఇన్‌ఫ్లూయెన్సయ్యింది మాత్రం ఆహ్, 'మహర్షి' సినిమాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని జెప్పి పో కొద్దిగా టెక్నాలజీ గురించి అప్పుట్లోనే జెప్పారు గద మనకు.
అంతే గదా! అవునండి. వాస్తవమది మాత్రం.
సో, నేనది జూసి, అదే చదివాననమాట. అన్ ఇప్పుడు కరంట్లీ ఇప్పుడు మొత్తం, ఇప్పుడు కరంట్‌లా టెక్నాలజీ మొత్తం ఏఐ మీద రన్నవుతోంది గాబట్టి, నాకు కొద్దిగ గ్రిప్పనేది ఒచ్చేసింది.
ఆహా! చక్కగా ఉందండి. బావుంది. అవునండి. అవును. మొత్తమంతా కూడాను ఇలానే రన్నవుతుంది.
ఆ సినిమా వల్ల నాకీ గ్రిప్పనేది కొద్దిగొచ్చేసింది. కాస్త సులభంగా అర్థమవుతంది, ప్రతి విషయం అనేది కూడా. చాలా వరుకూ నా చదువు మీదెక్కువ ప్రభావం బడింది సినిమానే.
అవును. మంచిదండి. చాలా చక్కగా వివరించారు. అయితే ఇక్కడా, సినిమాలనేది మీ భావననేది ఎలా మార్చింది అని చెప్పేసన్నదానికి, ఇక్కడొక చిన్న ఉదాహరణ. ఏంటి అనంటే, 'మహర్షి' సినిమాలో ఏఐ గురించి చెప్పారు గాబట్టి, నేను ఏఐ చదివాను అని జెప్పేసనేదానికి, మీలో ఆ మార్పుకొచ్చినందుకు సినిమాల వల్ల, చాలా సంతోషాన్నిచ్చింది నాకు. మీతో మాట్లాడడం చాలా సంతోషం అనిపిచ్చింది. ధన్యవాదాలు.
నాకు కూడా అండి. మీతో ఈ సినిమాలు, వాటి భావనలు, అవి నా జీవితంలో ఎలాగా లింకయ్యాయి. వీటి గురించి వివరించడం అనేది నాకు సంతోషంగనిపిచ్చిందండి. ధన్యవాదాలు.